అట్లా ముందే ప్లాన్ అయితే చేసుకుంటాం. మళ్ళీ వెజ్జీస్ ఉండాలండి. మెయిన్‌గా ఏంటంటే కుకుంబరు అదే కీర దోసకాయను, క్యారెట్ కంపల్సరీ.
అవునండి. ఓకే అండి.
అవొకటి బాగా చూసుకుని, తర్వాత మీరన్నట్టు ప్రోటీనమ్ ప్రోటీన్ ఏంటంటే చికెన్ అయినా గాని లేకపోతే మ్ ఎయిర్ ఫ్రైయర్‌లో తందూరిస్ చేస్తారు చూసారా?
అవునండి. అవును.
ఆ! అట్లాంటివి. ఆహ్, లేపోతే మామూలు కూరలున్నా పర్వాలేదు. మామూలు కూరలు ఎక్కువ. ఈ రైస్ అనేది తక్కువ. పప్పది ఆహ్, పప్పుది ఎక్కువ తీసు అంటే బాబుకి పెడతాను. నేను తింటాను గాని, మా హస్బెండ్ పప్పు తినడు. ఎందుకంటే తనకి గాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని పప్పు తినడనమాట. కొంచెం ఆ యాసిడ్ రిఫ్లెక్స్ అని. ఈ ప్లాన్ అంటే అండి అది చెప్తున్నా గదా! ఏ రోజుదారోజు కన్నా అసలు ముందే ప్లాన్ జేస్ అంటే రేపటికేమొండాలి?
ఓకే అండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. కానీ ఇప్పుడు ఇయన్నీ ఉన్నాయి కదా! ఇయన్నీ ఇప్పుడు మీరు చెప్పినయన్నీ వారానికి ప్లాన్ జేస్తారండి. ఏ రోజు ఏం పెట్టాలని అండి. డైలీ ఇయే ఉంటాయండి?
డైలీ అండి. వారానికి కాదు. <laughs> అంటే ఇప్పుడు
అహా! అంటే మీరిప్పుడు చెప్పారండి. కొన్ని కూరగాయలువి చెప్పారు. కొన్ని వ ఇలా రైస్ చెప్ అహా! అంటే ఏదైనా ఇప్పుడు ఇయన్నీ చెప్పెడియి ఏదైనా తినొచ్చు దీంట్లో.
అవునవును. ఇది కామనం ఇది కామన్ మళ్ హ్మ్. ఆ! ఇది అన్ అంటే ఏదైనా తినొచ్చంటే ఎగ్ వైట్స్ అయితే రోజూ అండి. ఈ కిన్
ఇప్పుడును న చికెన్ చికెన్ చెప్పారు కదండీ! ఇయ్యి నాన్‌వెజ్జు ఇయ్ ఇయ్యనేది ఏవన్నా వా డైలీ ఉంటాయా? లేతే న వారానికి అలాగుంటాయా అండి?
హ్మ్. హ్మ్. హ్మ్. చికెన్ డైలీ ఉండదు. ఆహ్, చికెన్ ఒచ్చేసరికి వారానికి 2 మ్ మూడు సార్లుండొచ్చండి. మెయిన్‌గా. మిగతావి ఎగ్ అయితే డైలీ ఉంటుంది. ఈ కిన్వా ఇవ్వి గూడా అది ఒక్కొక్కసారి ఇట్లా ఉంటది. ఒక్కొక్కసారి ఎట్లా అంటే, మళ్ళీ నాకు ఇట్లా తినబుద్ధి గాట్లేదు. ఇట్లా జేసి పెట్టవా, అని ముందు జెప్తాడు. ఎలా అంటే ఆహ్, రాజ్‌గిర సీడ్స్ గానీ కిన్వతో గానీ పులిహోర ఉం పులిహోర జేస్తాను. ఆ! అట్లా పులిహోర గాని, లేకపోతే ఉప్మా గాని ఆహ్, లేకపోతే మావిడికాయ తురిమిన మావిడికాయ మాకెప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉంటుంది. ఆ! అది ఎ మామిడికాయ, పులిహోర చింతపండు చెయ్యను మళ్ళీ. చెప్పాను గదా! మీకు గాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని.
ఓకే. ఓకే అండి. అవును. అవునండి. అవునండి. అవును. అవునండి. ఓకే. అవునండి అవును. అంటే, ఏదైతే ఆయనకి ఇబ్బంది కలిగిస్తదో అయన్నీ కాకుండా మంచిగా, ఇప్పుడు మీరు చెప్పినయన్నినీని బ్రౌన్ రైస్, రెడ్ రైస్, కే కుకుంబరు ఇయన్నీ క్యారటు రు ఇయన్నీ మంచియేనండి. ఎగ్ కూడా మంచిదేనే. అయితే ఇవన్నీ ఇలా కొనాలంటే, కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతది గదండీ!
అవునవును. ని <giggles> నిజంగా అండి. మన రైస్ ఎంతుంటది. బట్ ఇవన్నీ బడ్జెట్ ఎక్కువే. బట్ ఏంటంటే మా హస్బెండ్ మీకు చెప్పా గదా! ఆ హెల్త్ కాన్షియస్ తనకింక 15ఏళ్ల నుంచి పడిపోయింది. మీరు నమ్ము హ్మ్.
ఓకే. కానీ బాగుంటున్నారా అండి ఇప్పుడు?

సో, అంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తారు డైట్, డైట్ అది. సో, ఇంకా డైట్ పరంగా నేర్చుకోవడం స్టార్ట్ చేశానని జెప్పొచ్చండి. మీ మీరడిగినట్టు మెయిన్‌గా.
ఓకే అండి. ఒకటే మీరైతే ఒకా ఆయన డైట్ ఫాలో అవుతుందంటే ఒక మీరు ఒక మేడం అండయితే డైట్‌కి సంబంధించి.
నిజంగా అండి. అంటే ఆహ్, నేను చదివిన ఫీల్డ్ గూడా మెడికల్ ఫీల్డే. నాకు న్యూట్రిషన్ ఇవన్నీ ఐడియా ఉంది. బట్ ఇప్పుడు పర్సనల్‌గా అన్నీ చేస్తున్నాను గాబట్టి ఇంకా ఆరితేరిపోయానని చెప్పొచ్చేమో. ఎట్లా అంటే ముందుగానే ఉంటది మాకు ప్లానింగ్. రేపు ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో ఎలా ఉంటదండి ఏదో ఒకటి వండేస్తాము. హస్బాండ్‌కి బాక్స్ పెడతాము. లేపోతే ఇంట్లో వాళ్ళకి ఇట్లా పెడతాము. నాకట్లా గాదు. ప్రతిరోజు ముందే ప్లాన్ ఉండాలన్నమాట. రేపు ఏం జేయ్యాలి? రేపు ఏం జేయ్యాలి?
ఓకే అండి. అవునండి. ఓకే. అంటే మీరుప్పుడు ఇవి ఈ ఆహారానికి ఎలాగా? ఏ విధంగా ప్లాన్ జేస్తారు? అంటే ఇప్పుడు, ఈ అంటే నాన్‌వెజ్ అని, వెజ్ అని లేపోతే ఆహ్, ఈ ఫుడ్ ఇలాగని అంటే కొంచెం కురగాయలతోనే పెట్టాలని లెతే ఏవోటి ఉంటాయి కదా! అలాంటియి ఎ
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవును. ఎలా అంటే మనకి కిన్వా అని విన్నారా మీరు? కిన్వా ఆ! కిన్వా ఏమో 10 గ్రాములండి. రోజు మెను జెప్తున్నా. కిన్వా అంటే అన్నం ప్లేస్‌లో ఏం బెడతామంటే, కిన్వా, రాజగిర సీడ్స్ అంటే తోటగూర గింజలు, కొర్రలు ఆహ్, ఆహ్, మళ్ళీ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ ఇవన్నీ ఏంటంటే 10, 10 గ్రాములు కొల్చుకొని, మన మెజరింగ్ కప్స్ మా ఇంట్లో కావాల్సినన్నున్నాయన్నమాట. <laughs> నిజంగా. అలా 10 గ్రామ్స్, 10 గ్రామ్స్ పెట్టి అది రైస్ అన్నమాట తనకి. <sniffs> ఆహ్, ఆ రైస్‌తో పాటు మీరు ఇందాక అన్నట్టు ప్రోటీన్ ఉండాలి. ఫస్ట‌యితే ఎగ్ వైట్స్ రొండయితే కంపల్సరీ ప్రతిరోజు ఎగ్స్ చూసుకోవాలి. ఉన్నాయా? లేవా? మేము ఒక తెచ్చేసుకుంటామన్నమాట. ట్రే ట్రే తెచ్చేసుకుంటాము. అది అయిపోయినాయో లేదో ఫస్ట్ చూసి చెక్ చేసుకుంటా ఉండాలి. అంటే రోజుకి టూ ఎగ్ బైట్స్ అయితే తి తింటాం. అంటే నేను తినను. ఎక్కువగా తి చెప్పా కదా! మనం తిండికంత ఇది లేదు.
కీన్వా ఇన్నానండి. ఓకేండి. ఓకే. ఓకే అండి, ఓకే అండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఇంకా మీరే పెద్ద టీచరయిపోయారండి ఇంకా. డైట్ ప్రీ. ఓకే అండి. అవునండి. అవును. ఓకే.